ఇప్పుడు మీరు చూస్తున్నట్లయితే అండి. ఇప్పుడు మన జీవితం ఏదైతే ఉందో అది హడావిడి జీవితంలాగా మారిపోయింది. ఎందుకు అనంటే ముఖ్యంగా మనకెప్పుడైతే ఈ కరోనా అనేది రావడం జరిగిందో, మనకి ఈ వర్క్ ఫ్రమ్ హోములు కూడా బాగా ఎక్కువైపోయాయండి. దీనివల్లెంటంటే పని ఒత్తిడి అనేది చాలా పెరిగిపోయింది. ఈ ఆఫీస్‌లో పని కూడా ఏదైతే ఉందో వాళ్ళు ఎక్కువగా ఇవ్వడమనేది బాగా జరిగింది. అలాగే ఇప్పుడు ఆహ్, వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోయిన తర్వాత, మళ్ళీ ఆఫీస్‌కి వెళ్తారు. వాళ్ళేంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం ముందుగా వాళ్ళేం జెప్తారనంటే అండి. వ 5 లోపు మీ పని అయిపోతుంది అని చెప్తారు. కానీ, తీరా జాయిన్ అయిన తర్వాత వాళ్ళేంటంటే, ఏడు ఏడింటికి కానివ్వండి, 8కి కానివ్వండి, ఒక్కొక్కసారి 10 దాకా కూడా చేయమని చెప్తూ ఉంటారు. ఓవర్‌గా స్ట్రెస్ అనేవి కూడా పెట్టేస్తూ ఉంటారండి. ఇలాంటి టైంలో మనకి మనము టైమనేది కూడా మన సెల్ఫ్‌లాగా కేటాయించలేము. అలాంటప్పుడు మీరు ఎలాగా దీన్ని సమతుల్యం చేయగలుగుతారు?
అవునండి. నిజమే. అవును. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు కోవిడ్ తరువాత అసలా అంటే ఇదివరకంటే కోవిడ్ ముందు వరకు కూడా ఉండేది. కానీ, ఇంటికెళ్ళాలి ఎంప్లాయీస్, లేకపోతే వాళ్ళకి కూడా టైమవుతుంది. అన్నట్టు ఏదోక రిస్ట్రి‌క్షననేది ఉండేది. సో దాని యా మూలంగా పంపించడానికి గానీ, ప్రయత్నించేవారు. అరే! లేటయిపోతుంది వాళ్ళకి, లేకపోతే ఇంటికెళ్ళాలి అన్నట్టుగానో, లేకపోతే ఫీమేల్ ఎంప్లాయీస్ అనుకోండి, ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది. మనల్ని అంటారు, ఏమన్నయితే అని ఒక భయం ఉంటుంది. పంపించేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయిపోవడం వల్ల, అసలు ఈ ట్రావెలింగ్ టైమ్ ఉండదుగా అని, ఏ ఏ టైం పడితే ఆ టైంకి 9, 10, 11, 12 దాకా కూడా సాగదీస్తున్న వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక పని చెప్పడము. కొన్ని కొన్ని సార్లు ఏంటంటే
అవును. అవునండి. అవునండి. నిజమే. అంటే ఎందుకని అంటారండి? అంటే ఇప్పుడు మనకి ఇంటర్‌నేషనల్‌గా కూడా పని అనేది మొత్తం దేశవ్యాప్తంగా కూడా దాన్ని వెళ్తూ ఉంటుందనమాట. అందుకు ఇప్పుడు దాని వల్ల ఏమన్నా మనకి నైట్ షిఫ్ట్స్ కానివ్వండి ఇది వరకు గనుక చూస్తున్నట్లయితే మనము అమ్మ, నాన్న కనుక మీరు చూసినట్లయితే ఊరిలోనే, వాళ్ళు చేసే ఊరిలోనే జాబుంటుంది. వాళ్ళు చేసేస్తారు, మళ్ళీ ఇంటికొచ్చేస్తారు. కానీ ఇక్కడేంటంటే ఇంటర్‌నేషనల్‌గా సాయంత్రం నైట్ షిఫ్ట్స్ అంటారండి. అవి కూడా అవైలబుల్‌గా ఉండాలి అని చెప్తారు. దీనివల్ల ఏమైనా మన కల్చర్ కూడా మారిందంటారా?
అవునండి. అవును. అవునండి. ఆ! చాలా మారిందండి తప్పకుండా. అంటే ఏమవుతుందంటే, ఇదివరకు మనకి ఎలా ఉండేదంటే ఆహ్, ఊరిలో వరకే పనుండేది. ఇప్పుడు సపోజ్ ఊరిలో పొలం పని చేసుకొచ్చే వాళ్ళే అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. వాళ్ళకేలా ఉండేదంటే, పొద్దున సూర్యుడోచ్చినప్పటి నుంచి సాయంత్రం వరకు చీకటి పడేంత వరకు పొలంలో పని ఉండేది, చీకటి పడ్డ తర్వాత పొలంలో పని చేయలేం గాబట్టి ఇంటికొచ్చేసేవాళ్ళు. ఏదైనా చిన్నా, చితకా నీళ్లు పెట్టాలి, మోటారేయ్యాలి అంటే ఏళ్తారు గానీ, యూజువల్‌గా చీకటి పడడంతో పనైయిపోతుంది. కానీ, ఇప్పుడు ఒక‌కా ఒక ఊరిలో ఒక ఉద్యోగనుకోండి ఆ ఊరిలో ఆ వు వు ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసరని తీసుకుందాము గవర్నమెంట్ ఆఫీసర్‌కి పని ఎలా అవైలబుల్ ఉంటుంది? ఊరిలో ఉన్నంత కాలం అంటే ఆ జనాలు, ఆ టైమింగ్ బట్టే పనుంటుంది. అంటే వాళ్ళు‌ రు పొద్దున్న జనాలు ఆ!
ఓకే. అవును. అవునండి. నిజమే. అవునండి. నిజమే. అవును. నిజమండి. టీచర్ కానివ్వండి, లేదా సర్పంచ్‌లకు కానివ్వండి
అలాగా అంటే పిల్లలు టీచర్ తీసుకుంటే పిల్లలు ఒచ్చినప్పటి నుంచి పిల్లలేళ్ళేంత వరకే పని, దాని తర్వాత ఆవిడ కూడా ఇంటికేళ్ళిపోచ్చు. ఇప్పుడు ఈ సాఫ్ట్‌వేర్ అవేంటంటే, దే అంటే ఇంటర్నేషనల్‌గా ఉంటున్నాయి అన్ని దేశాల వాళ్ళు ఏ దేశం వాళ్ళైనా, ఇంకో దేశానికి క్లయింట్స్ ఇవ్వచ్చు, ప్రాజెక్ట్స్ ఇవ్వచ్చు. వాళ్ళు ప్రాజెక్ట్స్ చెయ్యొచ్చు. అవును. అయితే ఇప్పుడేంటంటే, క్లయింట్ అవైలబుల్ టైమ్‌లో కూడా ఉండాలి ఎవరో ఒకళ్ళు.
నిజమే అండి. అవును.
అందుకని నైట్ షిఫ్ట్స్ ఒచ్చాయి. ఇప్పుడు మనకి యూఎస్ వాళ్ళు, ఇప్పుడు మనకి వాళ్ళకి ఇప్పుడు తెల్లారుతుంది. మనకిది నైట్ అనుకోండి. అయితే ఎలా ఉంటుందంటే ఈ నైట్ టైమ్స్‌లో కూడా వాళ్ళకేదన్నా ప్రాబ్లమ్ ఒస్తే ఎవైలబుల్ ఉండడానికి, వాళ్ళకి పని చేసిపెట్టడానికి, వాళ్ళ టైమింగ్స్ బట్టి ఉండేవాళ్ళని కోరుతారు వాళ్ళు కూడా. హైర్ చేసుకుంటారు. సో, మనం అప్పుడు ఎవైలబుల్ ఉండాలి. ఆ షిఫ్ట్‌లో పని చేయాలి. ఇంక తప్పదు మరి. అంటే మన కాలానుగుణంగా ఇవి మారినయి. కానీ, అదైనా సరే 8 ఆర్స్‌ అని పెట్టుకుంటే మనం ఎన్ని ఆర్స్‌కి పే చేస్తున్నారు? అనేది వాళ్ళు మనకు తెలిస్తే అన్ని ఆర్స్‌కే పనిచేయాలి. అన్ని ఆర్స్‌కే వాళ్ళు బిల్ కట్టి డబ్బులిస్తున్నారు మనకి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం ఎలా అంటే మనము, ఎలా నెట్‌ఫ్లిక్స్ సబ్స్‌క్రిప్షన్ మనం ఎలా సబ్స్‌క్రైబ్ తీసుకుంటున్నామో, మన కంపెనీ వాళ్ళు కూడా మనల్నలా సబ్స్‌క్రైబ్ చేసుకుంటున్నట్టు అనుకోవచ్చు.
అవునండి. నిజమే అండి. నిజమే. అవునండి. ఓకే. నిజమే అండి. చెప్పండి. <chuckles> నిజమే అండి. నిజంగా చాలా మంచి ఉదాహరణిచ్చి చెప్పారు మీరైతే.
అంటే మంత్లీ మనకింత సాలరీ అని చెప్పి ఇస్తున్నారు. సో, మనకు వాళ్ళ ఆహ్, సాల్ మనకి ఆఫర్ లెటర్ ఇచ్చేటప్పుడు ఎన్ని గంటలు పని చేయాలి? ఎన్నాళ్లు సెలవులుంటాయి? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైమింగ్స్? ఏ టైంకి ఆఫీసు‌కి రావాలి? ఏ టైంకి ఇంటికెళ్ళాలి? అంతా లిస్టు ఉంటుంది. మనం దానికి తగ్గట్టే ఆ లిస్ట్‌కి తగ్గట్టే పే చేస్తున్నారు. ఒకవేళ దానికన్నా ఎక్స్‌స్ట్రా చేస్తే ఓటీ అడగాలి. పై డ ఓటీ డబ్బులడగాలి.
అవును. ఉంటుందండి. ఆ! అవునండి. ఓటీ అడగాలండి. నిజమే. కాకపోతే ఇప్పుడు ఏంటీ అనంటే అండి, కొన్ని కంపెనీలు కూడా ఓటీ అనేది కూడా ఇస్తూ ఉంటున్నాయి. వీళ్ళేంటంటే అండి అన్నము తిండానికి కూడా టైం ఇవ్వట్లేదండి. కనీసం లంచ్ టైంలో కూడా మీరు ఫాస్ట్‌గా ఒక 10 మినిట్స్‌లో తినేయాలి. మళ్ళీ ఒచ్చి జాయిన్ అయిపోవాలి. ఇలాగ స్ట్రెస్ అనేది కూడా చాలా ఎక్కువయిపోతుంది కదండీ మరి!
అవును. నిజమేనండి. ఇది ఖచ్చితంగా మీరు చెప్పింది. అంటే కొన్ని కంపెనీలలా ఉన్నాయి. టాక్సిక్‌గా, మనం అదే జూసుకోవాలి ఫస్ట్. ఏవన్నా కంపెనీసిలా ఉన్నాయనుకోండి. మనకి గ్లాస్ డోరనో, లేకపోతే యాంబిషన్ బాక్సనో, ఆహ్, ఆ బాక్సులో పాత ఎంప్లాయీస్ వల్ల రివ్యూసుంటాయి. కంపెనీ వర్క్ కల్చరేలా ఉంది? ఎలా వర్క్ జేస్తారు? టైమింగ్సేంటి?
ఓహో! ముందే చూసుకోవాలని అంటున్నారు మీరు? ఓకే. అవును. నిజమే అండి. కానీ, ఇప్పుడు గనక మీరు చూస్తున్నట్లయితే, చాలామంది ఆఫీస్‌ని ప్రమోట్ చేయడానికి కూడా, వాళ్ళ ఎంప్లాయీసేవరైతే ఉన్నారో, వాళ్ళనుంచినే మనకి క్లాస్ డోర్‌లో కానివ్వండి. రివ్యూసనేవి పెట్టేయమని అంటున్నారు.
ఎంత పెట్టినా నెగెటివ్ రివ్యూస్ కూడా ఉంటాయండి.
అవునండి. నిజమే.
సో, అవన్నీ రివ్యూస్ జూసుకోవాలి. ఇది కాకపోతే, రెడిట్‌లో కూడా పెడతారు. ఆ కంపెనీ గురించి ఎంప్లాయీస్. రెడిటయితే ఓన్‌గా ఉంటుంది. అనానిమస్‌గా ఉంటుంది. కాబట్టి రెడిట్‌లో చెక్ చేయాలి. ఇలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో దాని వర్క్ కల్చరేంటి? లేకతే లింకడిన్‌లో ఎక్స్ ఎంప్లాయీసుంటారు గదా! ఇప్పుడు కరెంట్ ఎంప్లాయీస్ కాకుండా, కరెంట్‌లీ వర్క్ ఇన్ థిస్ ఆఫీసని, జెప్పుంటుంది. ఈ ప్రీవియస్‌లి వర్కుని వాళ్ళనడగాలి, ఎలా ఉండేది ఆ కల్చరు? ఎలా ఉంది.
అవును. అవునండి. అవును. అవును. ఓహో! ఓకే. వాళ్ళతో కనెక్టవ్వచ్చు అంటరయితే మీరు?
ఆ! ఇప్పుడు కరెంట్ ఎంప్లాయీసయితే, మనకి ప్రాబ్లమవుతుంది. మనకి కరెక్ట్‌గా చెప్తారో, లేదో అని ఉంటుంది. అదే ఎక్స్ ఎంప్లాయీసయితే కరెక్ట్ గానే చెప్తారు గదా!
నిజమే. అవునండి.
వాళ్ళకి ఇన్‌ఫర్మేషన్ తెలిసుంటుంది. ఎలా ఉంది? ఏం చేశారు? వాళ్ళకిప్పుడు దీని గురించి తప్పు జెప్పినా సరే, అంతగా ఏమి ఆహ్, వాళ్ళకి తేడా ఏముండదు. ఎందుకంటే, వాళ్ళు ఆల్రెడీ వేరే కంపెనీ‌లో ఉన్నారు కాబట్టి. కాబట్టి, వలాంటి వాళ్ళనడిగి అసలు కల్చర్ ఏంటి? ఏదన్నా కంపెనీ నిజంగా ముందు జాయిన్ అయ్యేదప్పుడు, దాన్ని ఆహ్, వాళ్ళు మన గురించి ఎలాగైతే రిసర్చ్ చేస్తారో, ఇంటర్వ్యూస్ తీసుకుంటారో, మనం కూడా అలాగా వాళ్ళ గురించి రీసెర్చ్ చేయాలి. అసల కంపెనీ ఏంటి? ఎలా పని చేస్తుంది? కరెంట్ ఎంప్లాయీస్ ఒపీనియన్ ఏంటి? ఎక్స్ ఎంప్లాయీస్ ఒపీనియన్ ఏంటి? అన్నీ తీసుకొని, అది మనకు రు ఓకే అనుకుంటే అప్పుడే వెళ్ళాలి. లేదంటే, మనం చిక్కుల్లో పడిపోతాం. ఇప్పుడు ఉన్నది ఒక సాఫి అయిన ఉద్యోగం ఉందనుకోండి, ఏదన్నా కెరియర్ గ్రోత్ కోసమో, దేనికోసమో, ఇంకో కొత్త కంపెనీకెళ్తున్నాం అనుకోండి. అదెలా ఉంటుందంటే, మనం ఆ షిఫ్ట్‌లో మనకి చాలా ప్రాబ్లమ్సొచ్చేస్తాయి.
నష్టం ఉండదు, లాభము ఉండదు. అవును. ఓకే. ఓకే. నిజమే అండి. అవును. అవును.
అదన్నమాట.
ఓకే. అయితే, ఇప్పుడు కూడా ఏంటంటే అండి. ఆఫీస్‌లో చేసే పని కూడా ఎలాగ ఉంటుందంటే, ఇంటికి వెళ్లి అంటే, ఇప్పుడు చిన్నపిల్లలెవరైతే ఉన్నారో చదువుకుంటూ ఉంటారు. ఇంటికి హోంవర్క్ ఇస్తూ ఉంటారండి వాళ్ళకి. కాకపోతే, ఇప్పుడు ఆఫీస్‌లో కూడా ఏంటి అనంటే వర్క్ అనేది చేస్తున్నారు, మీరింటికి వెళ్ళాక కూడా, ఇవన్నీ కూడా ప్రాజెక్ట్‌కి తగ్గ సెర్చింగ్ కానివ్వండి, ఏదన్నా సరే మీరు చేయాల్సిందే. లేదా, ఈమెయిల్ ఏదైతే ఉందో, మీరు ఈమెయిల్ పెట్టాలి. మీరు ఈఓడి ఏదైతే ఉందో, అది అప్‌డేట్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ ఎక్స్‌ట్రా వర్క్ అనేది కూడా ఇస్తూ ఉంటున్నారండి. మరి, అవెలా మేనే ఎలా మేనేజ్ చేసుకోవచ్చు మనము? మరి, మన పర్సనల్ లైఫ్ కూడా ఉంటుంది కదా!
అవునండి. అవును. ఖచ్చితంగా. అవునండి. చాలా కరెక్ట్‌గా అడిగారు. ఇట్లాంటిది ఎలా మేనేజ్ చేసుకోవాలంటే ఫస్టు మనము ఆహ్, కనుక్కోవాలి ఫస్టు. అసలేంటి? వర్క్ అవర్స్ ఏంటి? అన్ని కనుక్కున్న తర్వాత ఒకేళ మనం వర్క్ అవర్ తర్వాత వాళ్ళు ఏదైనా వర్క్ ఇస్తే చెప్పేయాలి.
ఓకే. అవును.
నాకు ఫ్యామిలీ ఉంది, లేకపోతే నాకు వేరే ప్లాన్స్ ఉన్నాయి. నాకూ ఇప్పుడు వీకెండ్‌లో కొంతమంది అడుగుతారు ఓ ఎంప్ ఆహ్, మేనేజర్స్ ఒచ్చి. వీకెండ్‌లో మీరు ఫ్రీ అయితే నాకు కొంచెం ఈ పని చేసి పెట్టండి అని అడుగుతారు. మీకు డబ్బులు కావాలనుకోండి నేను ఓటీ చేస్తాను ఎక్స్‌స్ట్రా‌మనీ ఇవ్వండి అని అడగాలి. లేదు మీకు ప్లాన్ మీకు పని చేయడం ఇష్టం లేదనుకోండి నను నాకు ఫ్యామిలీతో ప్లాన్స్ ఉన్నాయినో నేను ఎక్కడికో బయటికెళ్తున్నాను నాకు ప్లాన్స్ లేవు అని మాత్రం చెప్పకూడదు ఎప్పుడైనా సరే. ఎందుకంటే మనకి అవైలబిలిటీ ఎ ఎయిట్ అవర్స్‌కే జీతం ఇస్తున్నప్పుడు మనం ఎందుకు చేయాలి? వాళ్ళ పని అన్నప్పుడు వాళ్ళు ఎక్స్‌స్ట్రా డబ్బులు అయినా ఇప్పించాలి మనకి. లేదా
ఓకే. ఓకే.
ఆ! మనకీ ఆహ్, కాంప్ ఆఫ్స్ అంటారు కొంతమంది ఇ ఆహ్, ఇప్పుడు పని చేయండి మీకు నచ్చినప్పుడు లీవ్స్ తీసుకోండి అని చెప్తారు. అలా కూడా కాంప్ ఆఫ్స్ ఒప్పుకోకూడదండి అదొకటేంటంటే ఎర అంటారు కదా! అలాగనమాట.
అవునండి. ఓకే. ఓకే. అవునండి. సో, ఎ ఎంప్లాయీస్‌ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎరగా వాడుకుంటున్నారన్నమాట ఇట్లా.
అవునండి. నిజమే.
అయితే మీరు ఇలా లీవ్స్ అంటే నాకోటి గుర్తొచ్చిందండి. ఈ మధ్య కూడా ఏంటి అనంటే, ఆఫీస్‌లో ఈ సాండ్‌విచ్ లీవ్ అనేది బాగా ఎక్కువైపోయిందండి. అంటే, ఇదివరకు కాలంలో గనక మనం చూస్తున్నట్లయితే, చాలామంది శుక్రవారం పూట మనకి సెలవుగా తీసుకుంటారు. ఎందుకంటే, శనివారం ఆదివారం అనేది ఖచ్చితంగా సెలవు గాబట్టి. కాకపోతే హ్మ్. ఇప్పుడు ఆ శుక్రవారం సెలవు తీసుకున్నారనుకోండి దాని తర్వాత రోజులేవైతే ఉన్నాయో అవి కూడా సాండ్‌విచ్ రూపంలో కలిసిపోయి, ఆట్లికి కూడా మనకేంటనంటే, లీవ్స్‌లాగా అంటే అన్‌పెయిడ్ లీవ్స్‌లాగా కౌంట్ చేసేస్తూ ఉంటున్నారనమాట. అంటే ఆబ్‌సెన్స్‌లాగా.
అవును. ఖచ్చితంగా సెలవు కావాలి. కాదండి. అసలు సాండ్‌విచ్ లీవ్ అంటే ఏంటంటే, ఇప్పుడు శుక్రవారం మనం సెలవు పెట్టామనుకోండి, సోమవారం కూడా సెలవు పెట్టామనుకోండి. మనం యూజువల్లీ 2 రోజులు సెలవులు కానీ ఈ మధ్యలో ఉన్న రోజులు కూడా సెలవే సెలవు కిందకే వస్తయి. అదెలా జరుగుతుందంటే, మనం సెలవు ఎప్పుడు ఇండివిడ్యువల్ రోజులు పెట్టాం కదా! ఇప్పుడు సపోజ్ మనము లీవ్ ట్యాబ్‌లో, ఇప్పుడు సపోజ్ అంటే నేను కొంచెం ఐడియా ఉంది కాబట్టి చెప్తున్నాను. మనం ఒక పోర్టల్‌లో అప్లై చేస్తాం మనం కంపెనీ లీవ్స్ కాబట్టి. ఆ పోర్టల్‌లో మనం ఫ్రైడే టు మండే సెలెక్ట్ చేస్తున్నప్పుడు, ఈ మధ్యలో రోజులు కూడా సెలవు కింద కన్సిడర్ అవుతాయి.
ఓకే. ఆ! అవును. అదే. ఓకే. అవును. అవును. అవును. ఓకే.
ఫ్రైడే, ఫ్రై ఫ్రైడే టు ఫ్రైడే లీవ్ పెట్టుకొని మండే టు మండే లీవ్ పెట్టుకుంటే సాండ్‌విచ్ లీవ్‌లోకి రాదు.
ఆ! ఆ! అవును. అవునండి. నిజమే.
సో, అలాగే ఈ లీవ్స్ అనేవి సాండ్‌విచ్ అయిపోతున్నాయి. ఇది ఎప్పుడో నుంచి ఉందండి. మనం చూస్తే కానీ
సో అవునవును ఎప్పటినుంచో ఉంది. కాకపోతే ఇది ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళు కూడా లీవ్స్ తీసుకోవడం గానివ్వండి, లేదా పర్సనల్ స్పేస్ కానివ్వండి, కుటుంబంతో కలిసి వాళ్ళు టైం స సంపాదించు అంటే స్పెండ్ చేయడం కానివ్వండి ఇలా జరగట్లేదు కదా! వాళ్ళకి నష్టం జరుగుతుంది.
అవునండి. నష్టం జరుగుతుంది. కానీ, అంటే మనం తెలివిగా ప్లాన్ జేసుకోవాలండి లీవ్స్ అనేవి కూడా. ఇప్పుడు లాంగ్ వీకెండ్స్ ఒచ్చాయనుకోండి, సపోజ్ థర్స్డే సెలవులుందనుకోండి, ఫ్రైడే సెలవు బెట్టేసుకున్నామనుకోండి, ఫ్రైడే ఒక్కరోజే పెట్టుకోలి.
ఓకే. అవును.
ఎప్పుడు ఫ్రైడే సెలవు పెట్టి మండే సెలవ పెట్టకూడదు.
ఓకే.
మనకు కావాలంటే 2 రోజులు సెలవు కావాలి ఫ్యామిలీ‌తో స్పెండ్ జేయాలంటే, థర్స్డే ఫ్రైడే బెట్టుకోవాలి సెలవ.
ఓహో! ఓకే అండి. అవును.
అంటే రొండు అంటే ఏదైనా స్ మనము మనం ప్లాన్ చేసుకుంటున్న వాటిల్లో సండే, మండే ఉంచుతారు. సాటర్‌డే సండే ఉండకూడదు.
అవునండి. నిజమే అండి. నిజమే.
ఒకవేళ మనకు సపోజ్ బుధవారం ఏదైనా సెలవోస్తుందనుకోండి. లేదా గురువారం సెలవనుకోండి. బుధవారం ,శుక్రవారం పెట్టేసుకుంటే ఈ గురువారం నిజంగా పబ్లిక్ హాలిడే అయినా సరే దా అది కూడా మనకొక సాండ్‌విచ్ లీవ్ అయిపోద్ది.
ఓకే. అవును.
కాబట్టి మనం ఏదన్నా లీవ్ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు కరెక్ట్‌గా ఆహ్, అది ప్లాన్ చేసుకోవాలి మనం కూడా. మనం ఇప్పుడు వాళ్ళు తెలివిగా పాలిసీ పెట్టినప్పుడు మనం కూడా తెలివిగానే ఆలోచించి లీవ్స్ తీసుకోవాలి.
అవునండి. ఓకే. అవును. నిజమే అండి. చాలా చక్కగా చెప్పారు. అయితే మనక్కూడా ఏంటనంటే ఈ పండుగలప్పుడు కానివ్వండి, ఏంటంటే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే కల్చల కల్చరల్ డే కింద వాళ్ళు కూడా పెట్టేస్తూ ఉంటున్నారనమాట. లేదా ఏదనా డ్రెస్ కోడ్ పెడుతున్నారు. ఎత్క ఐ మీన్ "ఏమన్నా ఉంటే డ్రెస్ కోడ్‌లొ ఇలా ఫాలో అవ్వండి. ఆ! ఎత్నిక్ డే మీరండి మనం చేసుకుందాం" అని అంటున్నారు. ఇలాగేంటంటే వాళ్ళ కల్చర్‌కి అంటే ఇప్పుడు వాళ్ళకి రిలేషన్‌షిప్ బాగా అనేది <smacks lips> డెవలప్ అవుతుంది. ఇక్కడ కుటుంబంతో జరుపుకోవాల్సిన పండుగలు కూడా అక్కడ కొలీగ్స్‌తో జరుపుకుంటున్నారండి. అలాంటి టైమనేది మనం ఎలా బ్యాలెన్స్ చేయొచ్చంటారు?
అదండీ. అవును. ఎతినిక్ టెక్నికల్లీ. అవును. అవును. అంటే అంటే డైరెక్ట్ పండుగ రోజు నాకు తెలిసి పెట్టరండి ఎందుకంటే హాలిడే ఉంటది ఆ రోజు బై డిఫాల్ట్‌గా. ఇప్పుడు సపోజ్ దివాళీ ఉందనుకోండి.
అంటే ఇప్పుడు మనకి పబ్లిక్ హాలిడేస్ ఇదివరకు అనుకోండి. పబ్లిక్ హాలిడేస్‌లాగా ఇప్పుడు దివాళీ కానివ్వండి, గణేష్ చతుర్థి కానివ్వండి. వాళ్ళు ఇదివరకు మనకి స్కూల్లో చదువుకున్నప్పుడు ఖచ్చితంగా హాలిడే పబ్లిక్ హాలిడే ఇచ్చేవారు. కానీ ఇప్పుడేంటంటే చాలామందేంటంటే ఆ రోజే సెలబ్రేట్ చేయడం కానివ్వండి అలా చేస్తున్నారు మాట. ఇప్పుడు దసరాకి మనకప్పుడు 9 డేస్ హాలిడేస్ ఒచ్చాయండి. ఇప్పుడు ఆఫీస్‌లొ 9 డేస్ హాలిడేస్ ఇస్తారా అండి? ఇవ్వరు కదా! మనకి.
ఆహ్, హ్మ్. ఇవ్వరు. అంటే అంటే 9 డేస్ హాలిడేస్ ఇస్తే మరి వాళ్ళు కూడా నష్టపోతారు గదండీ! అంటే మనకెక్కువగా కల్చరల్‌గా ఎక్కువ ఫెస్టివల్స్ ఉన్నాయని యూఎస్ వాళ్ళ క్ క్లయింట్స్‌తో చెప్పలేం గదా! 1 వీక్ హాలిడే ఇవ్వాలి అని చెప్పేసి. సో అది ఇంపాసిబులండి. కానీ నాకు తెలిసినంత వరకు డైరెక్ట్‌గా ఆన్ ద డే ఎవ్వరు నాకు తెలిసి పెట్టరు. ఎ ఎందుకంటే ఆన్ ద డే ఆ ఆ ఆబ్వియస్‌లీ ఇప్పుడు దసరా ఉందనుకోండి. దసరా రోజున ఆబ్వియస్‌గా హాలిడే ఉంటది మనకి. మేబీ దుర్గ పూజకి నరక చతుర్దశికి ఉండకపోవచ్చు అంటే ఆహ్ మహర్నమికి ఉండకపోవచ్చు కాని అండి. దసరా రోజైతే హాలిడే ఉంటుంది. ఆ రోజే
ఆ! అదే అండి. అవును. అవును. ఓకే. అవును. అంటే నేను కొన్ని ఆఫీసర్స్ గురించి నేను చూసాను ఎక్స్‌పీరియన్స్ అయ్యాను గాబట్టి చెప్తున్నా అండి. దివాళీ రోజు కూడా ఏంటంటే ఈవెనింగ్ చేసుకునే పండగకి మార్నింగ్ నుంచే ఎందుకు అని చెప్పి అలా చేయడం కూడా జరిగిందనమాట.
ఓకే. అంటే అది, అదే చెప్పానండి. అది కొన్ని టాక్సిక్ కంపెనీస్ కూడా ఉంటాయి. కొన్ని కంపెనీస్ నిజంగా మంచిగా హాలిడేస్ అవన్నీ గూడా అస్సలు హాలిడేస్‌లొ డిస్టర్బ్ చేయని కంపెనీస్ అసల లీవ్ తీసుకుంటే అసల క్వెషన్ చేయని కంపెనీస్ కూడా చాలా ఉంటాయి. ఇది ఎవ్రీథింగ్ అండి. మనం చూజ్ చేసుకున్న కంపెనీ బట్టి మన కల్చర్ బట్టి డిపెండయ్యి ఉంటుంది గానీ అదీ
యాహ్! యాహ్! అవును. అవునండి. నిజమే. అవును.
ప్రతి కంపెనీ అలా ఉండదు. ఏదో ఒక కంపెనీ ఉంటుంది. అది చాలా తప్పండి నిజంగా. పొద్దున్నే సెలబ్రేట్ చేసి అంటే ఈవెనింగ్ సెలబ్రేట్ చేసుకునే దానికి, పొద్దున్నే సెలవేందుకు అని అనడము, కరెక్ట్ కాదు. ఎందుకంటే, ఆల్రెడీ అది మనకి కంపెనీ వెబ్‌సైట్‌లో ఆల్రెడీ హాలిడే ఇచ్చేసుంటారు. అప్పుడు ఓటీ అడగాలి అదే చెప్తున్నా కదా! ఏ పనయినా సరే, మనము నో చెప్పకుండా ఉండడానికి నేను పని జేస్తాను నాకు ఓటీ ఇస్తారా అడగాలి. ఓటీ డబ్బులు ఇస్తారా, ఇస్తామంటే మనం డబ్బులు అవసరం ఉందనుకోండి, కొన్ని డబ్బులు ఎక్స్‌ట్రా ఒస్తే చేయొచ్చు. ఎందుకంటే, ఏంటంటే, మనకు టైం ఉంది, ఇప్పుడు బాధ్యతలేమీ లేవనుకోండి ఇప్పుడు, యంగ్ ఏజ్‌లో ఉన్నారు. పెళ్లవ్వలేదు. బ్యాచిలర్స్. బ్యాచిలర్స్ అయినా కూడా "బ్యాచిలర్స్ కదా, చేసేయండి" అంటారు చేయకూడదు. "ఓటీ ఇస్తారా?" ఓటీ డబ్బులు ఇస్తా అంటే మనక డబ్బులవసరం కావాలి నేను ఎలాగో ఖాళీగా ఉన్నాను, నాలుగు డబ్బులోస్తాయి అనుకుంటే చేయాలి. లేదు మనకు డబ్బులేమి ఇవ్వరు, నీకు కాంప్ ఆఫ్స్ ఇస్తాను, లేపోతే ఏదో బెనిఫిట్స్ ఇస్తామంటే అవసరం లేదు. మీ బెనిఫిట్స్ మీ దగ్గరే బెట్టుకోండి లేదా వేరే టీమ్ మెంబర్‌ని చూసుకోండి, నేను హె నేను చేయలేను అని తరాఖండిగా చెప్పగలగాలి. వాళ్ళకవసరం ఉంటే డబ్బులిచ్చి చేయించుకుంటారు, లేదంటే మానేస్తారు అంతే.
ఓకే. నిజమే. నిజమే అండి. అవును. అవును. అవును. అవును. నిజమే అండి. ఆహా! నిజమే అండి. ఓకే. ఓకే. ఓకే. అవునండి. నిజమే అండి. అయితే మీరు కూడా ఆఫీస్‌లో మనకెవైతే పనులున్నాయో, అవి మన పర్సనల్ లైఫ్‌కి కూడా అడ్డులు రాకుండా ఎలాగ ఉంచుకోవచ్చని, చాలా చక్కగా వివరించారండి. మళ్ళీ మాట్లాడుకుందామండి. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి.